ఒక 3 నెలల్లో, ఒక 50,000 దాక సంపాదించారన్నట్లే అనుకోవచ్చు మీరు ఆ వయసులోనే.
ఆ! అంతే అండి. ఆ! ఒక 3 నెలల్లో 50,000 దాక సంపాదించాను. ఇంకా అవి నాకు ఒక సంవత్సరం పాటు, నా ఎక్స్‌పెన్సెస్ బాగా పనికొచ్చినయండి. ఇంకా ఆ 3 నెలలే నేను చేశాను ఆ ఆ వర్కు. తర్వాత ఆ సంవత్సరం పాటు బాగా నాకు వర్క్ అయినాయండి. అలాగే దాని తర్వాత గూడా, అంటే ఆ 3 నెలల తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓకే, మనం ఇప్పుడు ఇంత కష్టపడి బయట తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్‌కి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయటం గానివ్వండి, వీడియో ఎడిటింగ్ గానివ్వండి, ఇది నేర్చు ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉండేదండి. మంచి ల్యాప్‌టాప్ ఉండేది నా దగ్గర. అవును.
ఓకే. అబ్బా! హ్మ్! ఓకే. మీకు మొదటి నుండే ఒక ఎడిటింగ్ అవగాహన ఉంది.
ఆ! బాగా అవగాహన ఉందండి. అంటే చిన్న చిన్న నా నాకు వరకు నా వీడియోలు నేను చేసుకుంటే, వాడిని చేసుకుంటూ ఉండేవాడిని ఎడిటింగ్ ఇవన్నీ. కానీ ఇలా కొంతమందికి
ఓకే. అయితే మీకు ఉందండి, సొంత యూట్యూబ్ చానెల్లు?
నాకు లేదండి. కానీ నేను ఇచ్చేవాడిని.
ఓకే. అంటే నార్మల్‌గా వీడియోలు, రీల్స్ అలాంటివి అంటారు.
ఆ! నార్మల్‍గా నేను ఇంకా, నా ఇన్‌స్టా‌గ్రామ్‌లో వీడియోస్ పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే ఏదన్నా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు మెమరబుల్ మూవ్మెంట్స్ అన్ని పెద్ద పెద్ద లాంగ్, లాంగ్ వీడియోస్ ఉంటాయి గదండీ. వాటన్నిటిని షార్ట్ వీడియోస్‌లా చేసుకునేది. అన్నీ ఒక మెమరబుల్ వీడియోలాగా ఒక ట 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ వీడియోలాగా చేసుకునేది. మిగతాయన్నీ డిలీట్ చేసుకుంటూ ఉంటానండి. అంటే ఇప్పుడు ఆహ్, అవన్నీ మనం అంత అంత స్టోరేజ్ పెట్టుకునే బదులు ఇలా ఒక మెమరబుల్ వీడియోలాగా తయారు చేసేసుకొని, మనం పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా చూసుకోవటానికైనా బాగుంటది కదండీ.
అవునులెండి. అవునులెండి. ఓకే. మంచిది. అంతే కదండీ నీట్‌గా ఉంటది, అట్రాక్షన్‌గా ఉంటది, తక్కువ వీడియోలో అయిపోద్ది.
అవును. అవునండి. అయితే అలా చేసుకుంటూ ఉండేవాడిని. అంటే ఓకే ఇప్పుడు మనం, మనకు ఆల్రెడీ బేసిక్ ఒచ్చు కాబట్టి, ఇంకొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఏమన్నా కోర్స్‌లాగా తీసుకొని, అంటే ఒక 5000 పెట్టి ఒక కోర్స్‌లాగా తీసుకున్నానండి. తీసుకొని నేను దాన్నంతా ఆ! దాన్ని నే బాగా నేర్చుకుని అవునవును. ఆల్రెడీ సంపాదిచిన్నాను. కాబట్టి ఆ డబ్బులే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్‌లాగా తయారు చేసి వాటిని, వాటిని ఒక 5000 అనేది వాటిలో ఆ అమౌంట్‌లో కొద్దిగా ఆహ్, తక్కువ అమౌంట్. కాబట్టి అందువల్ల పెట్టి చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత, బాగా నేర్చుకున్నాను దాంట్లో, నేర్చుకున్నాక ఇంకా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా ఇలా కస్టమర్‌కి, క్లయింట్స్‌కి వీడియోస్ ఎడిట్ చేసి ఇవ్వటం, ఏ వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియోకి ఇంతని తీసుకోవటం.
ఓకే. ఆల్రెడీ ఎలాగో మీరు సంపాదించుకున్నారు కాబట్టి నీట్‌గా హ్మ్!